ఓకే. ఇంకా ఇంట్లో పనులేమైనా చేస్తారా ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు? ఎలాంటి పనులు చేస్తారు? గార్డెనింగ్, మొక్కలని చూసుకోడం ఇలాంటివేమైనుంటయా?
అవును. చేస్తానండి. చేస్తానండి. అంటే అంటే... అంటే, నా అంటే నా ర్యాకెలా ఉంటుందంటే, కొన్ని కొన్ని సార్లు హ్మ్, కొన్ని కొన్ని సార్లు మడత పెడతాను, కొన్ని కొన్ని సార్లు మడత పెట్టకుండానే అలానే వేసేస్తా. సో, ఆ టైమ్‌లో ఆ! బట్టలు. సో, అప్పుడు తీస్తాననమాట. అప్పుడు తీసీ, మొత్తం మర్చి మర్చిపోయా మ అంటే, హెడ్ ‌ఫోన్స్‌లో సాంగ్స్ పెట్టుకుంటా ఒక పక్క, పెట్టుకొని ఇంగ
ఆహా! బట్టలా? ఓకే. ఓకే. బట్టలు మడత అన్నారు కదండీ. చా అంటే ఉతికించేటప్పుడు రివర్స్‌లో ఉతికిస్తారనమాట. మీరు మడత పెట్టేటప్పుడు మళ్ళీ అది ఒరిజినల్‌కి తీసుకోనొస్తారా, లేదంటే రివర్స్‌లో ఉంటుండగే మడత పెట్టేస్తారా? ఇది చెప్పండి.
అవును. తీస్తాం. <laughs> రివర్స్‌లో పెట్టను. పెట్టనండి. మళ్ళీ అది ఎలా ఉందో దాన్ని మ మంచిగా స్ట్రెయిట్‌గా మళ్ళీ తిప్పేసి ఆహ్, అంటే, ఇప్పుడు
ఆ! ఆహా! ఎందుకు రివర్స్‌లో పెట్టరు? ఎవరైనా చెప్పారా రివర్స్‌లో పెట్టద్దు అని?
లేదండి. అంటే నాకేంటంటే, అదీ దాన్నీ ఏంటంటే, దానవతారం ఎలా ఉందో అలానే ఉండాలి. రివర్స్‌లో ఉంటే అదంతా వేరేలాగా కనిపిస్తా ఉంటది కాబట్టి
ఆహా! పోనీలెండి. ఆ! లేదు అంటే, నాకు ఇద్ దీని వి గురించి చాలామంది ఏం చెప్పేవారంటే ఇంట్లో, ఇలా రివర్స్ పెడతే బట్టలు మన జీవితాలు కూడా రివర్సయిపోతయి. అందుకే బట్టలు అందుకే అడిగా అనమాట మీరెలా పెడతారని. ఆ! పద్ధతిగా ఎలా హ్మ్. ఎలా ఉన్నవి అలానే పెట్టుకోవాలి అని విన్నా.
హ్మ్. ఓకే. <laughs> ఓకే. అట్లా బెట్టనులే. అవును. యెస్. యెస్. కరక్ట్‌గా మీరన్నట్టు ఎలా ఉందో అలానే పెడితేనే దానికి నాకు మళ్ళీ మొత్తం సెట్ చేసిన తరువాత గూడా, అవన్నీ చూసిన తర్వాత అబ్బా! ఇంత మంచిగా సదురుకున్నానా అనిపిస్తది.
హ్మ్. నిజంగే. అవును. మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. లేదంటే, మళ్ళీ డబల్ వర్కే కదా! పెట్టినా ఉపయోగవుండదు. మళ్ళా ఆహ్, లోపల నుంచి బయటికి తియ్యడం ఇలా జరుగుతుంది.
అవును. ఆ! యెస్. యెస్. తీయాలి. మళ్ళేంటంటే ఫోల్డింగ్ గూడా బోతుంది. ఫోల్డింగ్ గూడా కరక్ట్‌గా రాదు, రివర్స్‌లో గనక మనం యేస్తే. ఇంగ గదైతే గలీజ్‌గా ఉంటుంది, రివర్స్‌గా యేస్తే. ఆహ్, మళ్ళీ స్ట్రెయిటే
హ్మ్. <smacks lips> అవును. హ్మ్. నిజమే, కానీ చాలా మందేంటంటే, అలా ఉన్నా అలా పెట్టేస్తారండి బద్ధకస్తులు. <chuckles>
<chuckles> అంటే, ఎక్కువగా టీనేజ్ పిల్లలూ అలా జేస్తా ఉంటారు. అంటే తెలీదు. ఇంకేంటంటే, వ్ టీనేజ్ పిల్లలేంటంటే వాళ్ళేంటంటే ఆహ్, ఏం గాదులే. ఎట్లున్నా చెల్లిపోతది అని వాళ్ళ
ఎందుకు చేస్తారో గూడా వాళ్ళకే తెలీదు. ఆ! అంటే ఆళ్ళు ఇది, ఇది చెయ్యడమే ఎక్కువ. ఇంకా "మళ్ళీ ఇది పాటించాలా" అని అలా అనుకుంటారు.
అవునవును. అంటే వాళ్ళకేంటంటే, ఫస్ట్ నుంచీ అలానే పెంచితే గనక వాళ్ళకలవాటవుతుంది. అలా కాకుండా పేరెంట్సే ఒక సమయం నుంచి
నిజమే. కానీ ఇలాంటి చిన్న చిన్న పనులూ అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా అందరూ చెయ్యాలండి, ఇప్పుడు మీరు చేస్తున్న విధంగా.
ఓకే. నిజమే. నిజం. యెస్ యెస్. అంటే, మంచి వ్ మంచి విషయమే యాక్చువల్‌గా. సో, ఇంకేంటంటే, ఈ ఒంటరితనమున్నప్పుడేంటంటే, కొన్ని కొన్ని సార్లు వాకింగ్‌కెళ్తాం. ఒక చిన్న పార్కుంది ఇక్కడ దగ్గరలో సో, ఆ పార్కింగ్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. ఆ! నేనొక్కడినే వెళ్తా. లేదు. లేదు. లేదండి. <chuckles> నేను ఎ ఎవరి కోసం వెళ్ళను. అక్కడకి వెళ్లి చూస్తా ఉంట్ గమనిస్తూ ఉంటా. "ఎవరున్నారు? ఎవరేం జేస్" పిల్లలు ఆడుకుంటూ ఉంటారు గదా! సందడి సందడిగా ఆడుతూ ఉంటారు. ఇక ఇటర్ ఉడు ఉరుకుతారు. అటే ఉరుకుతారు. వాళ్ళని జూస్తుంటే ఏంటంటే, హ్యాపీగనిపిస్తా ఉంటదంట. వా మనకు మన చైల్డ్ హుడ్ డేస్ కూడా గుర్తొస్తాయి.
ఆహా! పార్క్‌కా? ఓకే. ఒకరే వెళ్తారా, లేదంటే ఎవరైనా అమ్మాయి కోసం వెళ్తారా? <laughs> ఓకే. మీ కోసం మీరే వెళ్తారయితే. హ్మ్. అవును. ఓకే.